ఆ! చాలా అదే దానికోసమే ఆ సౌలభ్యం. అది చక్కగా మేము అందరం కూర్చొని, ఆ విరామం టైముల్లోని, చక్కగా చర్చిస్తాం. ఆ! ఇది కూడా నేర్చుకునే విధానమే. నాకు ఈ రోజు రొటీన్‌లో ఆ పీరియడ్ మధ్యలో ఓచ్చేవి, ఆ విరామ్యం పీరియడ్ని చక్కగా వాడుకుని, నేను నా యాక్టివిటీస్ ఎలా తేయాలో ఇవన్నీ అదే కాకుండా ఆ యాక్టివిటీస్ చదవడమే కాకుండా, ఈ లైబ్రరీలో మాకొక అటెండరుంటారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు అన్నీ అరేంజ్ చేసేస్తారక్కడ.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. అవును నిజం. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అంటే మీరు ఏదైతే ఒక లెసన్‌కి సంబంధించి ఏదైతే కావాలి అనుకుంటారో, వాటికావాల్సినవన్నీ మీరు సమకూర్చుకుంటారనమాట అ అతని ద్వారా అటెండర్ ద్వారా హ్మ్.
ఆ ఆ! అవును. అంతే అవును. ఆ కరెక్టు సో, అలాగా అటెండర్ ద్వారా అన్నీ అతను పెట్టి ఉంచుతాడు. అతనికి చిన్న లిస్ట్ ఇస్తాం. ఇలా పలానావన్నీ కావాలంటే అన్నీ ఆ టేబుల్ మీద పెద్ద ఇదుంటుంది టేబులు, ఆ టేబుల్ మీద అన్నీ అరేంజ్ చేసి ఉంచేస్తాడు. ఉంచడం వల్ల మేము చక్కగా వెళ్ళి అవంతా చేసుకొని ముందు ఆ! దాని ఫలితాలు కూడా ఒకవేళ రాకపోతే మళ్ళీ చెక్ చేసుకుంటాం.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే ఇట్లా చేయడం వల్ల పిల్లలు గూడా నిజంగానే మీరన్నట్టుగా ఆహ్, అందరూ ఇన్వాల్వ్ అవుతారు, అందరూ పార్టిసిపేట్ జేస్తారు. అలాగే వాళ్ళకూడా బోర్ అనేది ఉండదేమో ఇలా చేస్తే క్లాసు. హ్మ్.
అవును. అదే. ఆ! అదే బోరుండదు, చక్కగా మంచి మార్కులు సాధిస్తున్నారు. తరువాత గ్రూపులు కింద చేయడం కూడాను, పిల్లల్ని గ్రూపులు కింద చేసేస్తాం. ఒక్కోసారి <coughs> 2 క్లాస్లు‌ను కూడా కలిపేస్తాం.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.

అది. ఆ టైములో చేసుకొని చక్కగా అది కంప్లీట్ చేసుకొని, ఆ రోజుకి మా వాయిదా వేయకుండా చూసుకుంటాను. మొత్తం రేపు చేసుకుందాంలే అని పక్కన పెట్టకుండా, అప్పటికప్పుడు అది ఆ రోజుకి ఆ రోజు పని చేసుకోవడమన్నది నేను నాకు చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. అది. ఆ! హ్మ్.
హ్మ్. హ్మ్. అలా కాకుండా హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయితే కొన్ని కొన్ని విషయాలు చాలా టైం పడతాయి కొన్ని నేర్చుకోవడం. ఉదాహరణకి ఏదైనా కోర్సనుకోండి. ఇలాంటివి ఆహ్, అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా ఇది పూర్తి చేయాలి అనుకుంటే, వాటికి చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఒకేసారి ఒక 40 గంటలు కోర్స్ చేయాలనుకోండి. "అబ్బా! 40 గంటలు నా వల్లేమవుతుంది?" అలా అనిపిస్తూ ఉంటుంది గదా! <chuckles> అవును. అలా కాకుండా...
అవును. ఆహా! కరెక్ట్. అవును. ఆ! కరక్ట్. అవును. <chuckles> ముందే ముందుకే వదిలేయడం. అలాగా. అది. అదే, సో, అలా వదిలీకు. ఆ!
ఇవాళ ఒక 2 గంటలు, రేపు అట్లా చిన్న చిన్న గోల్స్‌లాగా పెట్టుకుంటే ఉపయోగపడుతుందంటారా? హ్మ్.
కచ్చితంగాను. మా నేనేంటంటే చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు స్కూల్లో డిజి స్కూ డిజి క్లాస్ అని చెప్పాల్సి వస్తుంది. పెద్ద డిజిటల్ బోర్డ్ ఉంది. ఆ! ఆ! ప్రోజెక్టర్స్ కూడా ఉంటాయి. ప్రొజెక్టర్ దాని పక్కన అది కూడా ఉంటుంది. దానికి కొన్ని మెళకువలు నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఇంట్లో కూడా వర్కౌట్ చేసుకోవాలి. అటువంటప్పుడు వాళ్ళు చిన్న ప్రాజెక్టులవి ఇచ్చి మాచేత ప్రాక్టీస్ కూడా చేసుకోమంటారు. వాళ్ళు చేయిస్తారక్కడ. తర్వాత ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి వాళ్ళకి, వాళ్ళు కొంచెం చిన్న హోంవర్క్ లాగ ఇస్తూ ఉంటారు. అటువంటప్పుడు నేనింట్లో నువ్వన్నట్టు, అంటే వాళ్ళు సమయమిస్తారు ఒక 1 వీక్ సమయం తీసుకోడానికి. అలాగా చిన్న చిన్న భాగాలుగా, చిన్న చిన్న లక్ష్యాలుగా విడదీసి కొంచెం, కొంచెం మాత్రమే చేయడం, అంతే ఆరోజుకది ఆపేస్తాను. ఎందుకంటే ఒకేసారి చేసేసి ఇచ్చేద్దాం, అలా అనుకో వాడు సమయం ఎలాగా ఇచ్చాడు, అతను. సో అలాంటప్పుడు చక్కగా దాన్ని, దాన్ని వినియోగించుకోవడం అన్నది ఒక పద్ధతిగా దాన్ని ఆహ్, విభజించి రోజుకింత చొప్పున లోతుగా నేను అందులో స్టడీ చేసి మరీ జాగ్రత్తగా నేను చేసుకుంటాను. అది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఓకే. పానెల్స్ అవును. ఇప్పుడు పానెల్స్ అంటున్నారు కదా! హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. చేస్తూ ఉంటారు. హ్మ్, హ్మ్. హుహుహు. హ్మ్, హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. తీసుకొని హ్మ్, హ్మ్. హ్మ్. ఆ! అవును. అవును, అవును. వినియోగించుకుంటాం. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. చాలా బాగా చెప్పారండి. అసలు రొటీన్‌లో ఏదైనా నేర్చుకోవాలి అనడానికి సమయం ఎలా కేటాయించుకోవచ్చు, మీరెలా చేస్తారు అనే విషయాలు చాలా చక్కగా వివరించారండి. మరోసారి మళ్ళీ మాట్లాడుకుందాం.
అదే. నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది నీతో మాట్లాడడం, ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.